అవునండి. అవునండి. కరెక్టే. అయితే
అవును. మరి ఇంకొంతమందికైతే ముఖ్యంగా పెళ్ళయినా పెళ్లి కొత్తగా పెళ్లైన వాళ్ళకి చాలా మందికేంటంటే, వంట రాదనమాట. ఇదే సోషల్ మీడియాను <chuckles> ఉపయోగించి వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న వంట ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వండటానికి అవి ఇవి. కాని మనం కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే అది చాలా అంటే చాలా ఉపయోగకరమండి సోషల్ మీడియా మనకి.
ఆ! హ్మ్. ఆ! అదేన్ ఆహా! అంటే ఇప్పుడు ఒక్క మరి మీరు పెళ్లి, వంట అన్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న. ఆహ్, ఇది అంటే ఇది న్యాయమా? అన్యాయమా? అనేదే చెప్పాలి మీరు తీర్పు. ఎలా అంటే హ్మ్. నే ఇప్పుడు పెళ్లి సంబంధం కుదిరింది. తర్వాత ఎంగేజ్మెంట్ అయింది. అయిన తర్వాతేమో అబ్బాయికి ఫోన్ చేసి, "ఏవండి మీకు మీకింటి గ్యాస్ మీ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందా? స్పేర్ సిలిండర్ ఉందా? లె అడిగ్ అడుగుతారు గానీ మరి, మా అమ్మాయికి వంట రాదండి యూట్యూబ్‌లో చూసి కాఫీ పెడుతుంది. ఇన్స్టాగ్రామ్‌లో చూసి కర్రీ చేస్తుందని ఎందుకు అనుకోవట్లేదంటారండి? పెర్ ఈ పేరెంట్స్ దీని వల్ల ఏమనా ఆహ్, ఇది ఎక్కడ వచ్చినటువంటి ఇబ్బంది. ఇది ఎలాగా సాల్వ్ చేయగలం ఇది న్యాయమా, అన్యాయం అంటారా?
అవును. హ్మ్. చెప్పండి. ఓకే. హ్మ్. హ్మ్. అవును. ఓకే. హ్మ్. హ్మ్. <chuckles> అవును. అసలు మనం మాట్లాడుకోవాలంటే అండి. వంట అనంగానే ఆడవాళ్ళే చేయాలి అని చెప్పి పక్కా ఫిక్స్ అవుతున్నారు కానీ! అసలు మగవాళ్ళు ఎందుకు వంట చేయకూడదన్నది ఎందుకు అందరూ ఆలోచియరో నాకర్థం కాట్లేదు. <giggles>
ఆ! ఆ! ఎందు అ అరే! అరే! ఎందుకు మొగ అసలు వంటొచ్చిందే మగవాళ్ళకి. మీరు మంచి వంటని 'నలభీమ పాకం' అన్నారు మీరు గుర్తు తెచ్చుకోండి. మంచ్ బా బాగా వంటిదిదిల్
హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఇప్పుడు సరే మీరన్న మాటకే వస్తే 100 మంది కుటుంబాల్లోకెళ్తే అందులో 90 మెంబర్స్ ఆడవాళ్లే వంట చేస్తారు. 10 మంది ఎవరో హ్మ్.
ఆ! అహా! కాదు. అది ఇది నేన్ నేను నా అంచనా ప్రకారంగా ఇది ఏం జరిగిందంటే ఫస్ట్ వంటొచ్చింది మగవాళ్ళకే. కాకపోతే ఇది మనకి చాలా వంట చేసుకుని బయట మళ్ళీ ఉద్యోగం చేసి, మళ్ళీ ఇంటికొచ్చి, మళ్ళీ వంట చేయడం కొంచగా ఇబ్బందిగా అనిపించడం వల్ల బహుశా ఆహ్, ఆహ్, ఆహ్, అదే
హ్మ్. హుహు. ఈ విధానికి మాట్లాడుకుంటే చాలామంది ఆడవాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు బయట వాళ్ళు. మార్నింగు ఇప్పుడు మా అమ్మగారు చూసుకున్నారనుకోండి మార్నింగంతా ఇక్కడ ఇంట్లో చేస్తారు. తర్వాత జాబ్‌కి వెళ్తారు. మళ్ళీ తర్వాతొచ్చి ఇంట్లో పనులు చేస్తారు. ఇలాంటివి ఈ ఆడవాళ్ళెందుకు చేయరు?
ఆ! మీ అమ్మగారు

అవునండి. ఎలాంటే అసలు ఇంతకుముందు నెన్నిందాక చెప్పినట్టుగా జస్ట్ ఏదో అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ ఓపెన్ జేసి రీల్స్ స్క్రోల్ జేసుకునే మనము ఆహ్, మా అమ్మగారికి రీసెంట్‌గా ఆహ్, ఏదో ఇంస్టాగ్రామ్‌లో ఏదో సారీస్ ఇవొస్తున్నాయి. ఈ మధ్య బాగా సారీస్ చూపిస్తున్నారనమాట లైవ్ బెట్టేసి. నేనేదో సోషల్ మీడియా వాడుతున్నప్పుడు మా అమ్మ నా పక్కన గూర్చుంటే, ఏంటి చీరలు చూస్తున్నావు నువ్వు అంటే, "లేదమ్మా నేను చూడట్లేదు అది ఇంస్టాగ్రామ్‌లో ఒస్తుంది" అని జెప్పాను.
అవును. ఓహో! ఆహా!
అయితే మా అమ్మగారు, "అవునా! నాకూడా పెట్టివ్వు నేను చూస్తాను" అని చెప్తే మా అమ్మగారు కూడా ఒక ఇంస్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ జేసి నేనేదైతే ఆ సారీస్ దెచ్చిన ఆ చానెల్ పెట్టించాను.
సరిపోయింది. హ్మ్.
ఆ రోజు నేను పెట్టించిన ఇంస్టాగ్రాము నా ఫోన్‌లో ఇంస్టాగ్రామ్ యాక్టివ్‌ని ఆహ్, ఆన్లైన్ యాక్టివ్ 2 హవర్స్ ఉంటే, మా అమ్మగారి ఇంట్లో 5 గంటల వరకు ఉంటుందండి అది.
హ్మ్. హ్మ్. ఎందుకంటే, మీరు కొంచెంసేపు ఏదో వ్యాపకం ఉంటుంది. మీకు చదువుకోవడమో, ఉద్యోగం ఆవిడకేమో పాపం కొంచెం ఖాళీగా ఉంటుంది. గాబట్టి ఆ టైమ్‌లో హ్మ్. నెమ్మదిగా చూడడం జరు
అవును. హుహు. ఎలా అడిక్ట్ హ్మ్. ఎలా అడిక్ట్ అయిపోయారంటే అద్ దానికి ఇక రాత్రి పడుకున్న తర్వాత ఇంస్టాగ్రామ్ అనేది ఓపెన్ చేయాల్సిందే. ఇంక మరి నేను ఇంకొకటి ఏం నేర్పించానంటే, ఎక్కువగా నేనేదో ఆలోచిచ్చేసి నేర్పించేసాను గానీ, రీల్స్ యెలా షేర్ జేయాలో నేర్పించానన్నమాట. అంటే, డైరెక్ట్ అకౌంట్‌కి గాకుండా వాట్సాప్‌కి కూడా ఎలా బెట్టాలి. ఒకవేళ ఇంస్టాగ్రామ్ లేని వాళ్ళకన్నది నేర్పించాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! ఆహా!
ఇక మా అమ్మగారు నేను కాలేజ్‌లో అక్కడ లంచ్ హవర్‌లో నార్మల్‌గా ఫోన్ ఓపెన్ జేస్తుంటే, మా అమ్మగారి రీల్స్ ఒస్తా ఉంటాయి నాకు. అవి ఎలాంటివి బెడతారనుకున్నాం? ఉదయం 5కి లెగకపోతే ఇంటికి అరిష్టం. ఆడపిల్లలు 5 తర్వాత పడుకుంటే, <chuckles> సాయంత్రం ఇంటికరిష్టం. ఆడపిల్లలు హ్మ్.
హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. ఆయ సాయంత్రం సాయంత్రం ఎవరు పడుకున్న అరిష్టమే <chuckles> పొద్దున్న ఎవరు లేవకపోయినా ఇబ్బందేను.
హ్మ్. ఓకే. లేవలేగాపోయిన అరిష్టమని. ఇదొకటి బెట్టారు, సరే ఇది బానే ఉంది. తలకి నూనె రాసుకోకుండా ఉంటే, ఆహ్, తల మొ జుట్టు జుట్టు ఏంటికలన్నీ పోతాయి. బోడిగుండు అయిపోతుంది. అన్న రీల్స్ నాకు కాలేజ్‌లో బెడితే నేను తెలియక ఓపెన్ జేశాను అందరి ముందది.
ఆ! ఆ!